అవునండి. పిల్లల గురించి స్టూడెంట్స్ గురించండి. చాలా యడిక్ట్ అవుతున్నారండి. ర లైక్ రోజువారీ చూస్తా ఉంటున్నాం కదా! ఏదో ఒక చిన్న చిన్న రీజన్స్‌కే అంతా కోల్పోయినట్టు, ఏదోక యడిక్షన్‌కి దగ్గరైపోతున్నారండి. ఆహ్, రోజూ చూస్తూ ఉన్ ఉంటున్నాం కాబట్టి, ఒక్కలుమ్
అంటే చిన్న పిల్లలు <chuckles> ఓకె. ఆ! ఓకె. అంటే ఏదన్నా లైవ్ ఎగ్జాంపులేదన్నా ఉందా? అంటే మీకు తెలిసిన వాళ్ళు, లేకపోతే ఇలాగ డిప్రెషన్‌లోకెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా చూసారా మీరు?
ఓకె. హ్మ్. మా స్నేహితురాలండి ఒకమ్మాయి. సో, ఆ అమ్మాయి వాళ్ళ బాయ్‌ఫ్రెండ్ అండి.
హ్మ్.
తను వాళ్ళిద్దరి మధ్యలో ఏదోక మనస్పార్ధాలొచ్చి విడిపోయారండి. ఇంకా తను వాళ్ళు మాట్లాడుకోవట్లేదని ఆ అబ్బాయి వివిధ రకమైన ఆహ్, మందు అలవాట్లకి బానిసైపోయాడండి.
ఓకె. ఓకె.